ఇంగ్లీష్‌లో మనకు ఒక నానుడి ఉంటుంది, ఫెయిల్యూర్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్ సక్సెస్ అని జెప్పి. విఫలాన్ని మనం పాఠంగా తీసుకొని ఆహ్, దాన్ని విజయవంతంగా మార్చుకోవటం అనేదే గెలుపు లక్షణం అని అంటూ ఉంటారు. మరి మీరు ఎప్పుడైనా ఆహ్, విఫలం అయినప్పుడు దాన్ని పాఠంగా మార్చుకోవటంలో, ఎలాంటి ప్రయత్నాలు జేసారు? ఎలాంటి అడుగులు తీసుకున్నారు?
అవును. ఆ! అంతే అండి. గెలిచేవాళ్ళం. మొట్టమొదటడుగంటే నండి, మనం విఫలమయ్యాం ఫెయిల్యూరయిపోయాం అని, ఇంకేదో అయిపోతుందని భయపడకూడదు అనేటువంటిది మొట్టమొదటిదండి. ఇది ఆ! ముందు అధైర్యపడకూడదు. జీవితంలో గెలుపోటములు అనేటువంటివి సహజంగా ఉంటాయి. అలాగే మనం ఆహ్, విఫలం అవ్వటం కానీ, సక్సెసవ్వటం కానీ, ఫెయిల్యూరు సక్సెస్ కూడా ఆహ్, హ్మ్ ఉంటూనే ఉంటాయి. అవి అన్ని అన్ని సార్లు నేనే సక్సెసవుతానని, అన్ని సార్లు నేనే గెలుస్తానని అనుకోకూడదు. ఆహ్, అయితే మరి ఫెయిల్యూరు అనేటువంటిది వచ్చినప్పుడు ముందు దానికి భయపడకుండా ఉండాలి. అది ఎటువంటీ ఇబ్బందయినా కూడా తొనకుండా, బెనకుండా ఉంటే ఆటోమేటిక్‌గా మనకు పరిష్కారం దొరుకుతుంది. దొరికిన తర్వాత మనం విజయం సాధించడానికి ఆహ్, ఒక ఆధారం దొరుకుతుందని భావిస్తుంటానండి నేనైతేని.
హ్మ్. ముందు అధైర్యపడకూడదు కరెక్టు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. అయితే ఎ కొన్ని, కొన్ని సార్లు ఆ విజయం కోసం, అదే ఆ ప్రయత్నం చాలా ఎక్కువగా కష్టపడిపోతామండి. అంటే కొన్ని నెలలు, కొంతమంది కొన్ని సంవత్సరాలు కష్టపడతారు. అటువంటప్పుడు వచ్చే విఫలం చాలా కృంగదీస్తుంది. దాని నుంచి ఆహ్, బయటపడటం అనేది అంతా ఈజీ కాదు. అంత ఆషామాషీ విషయం కాదు. అంత కృంగుబాటులో నుంచి బయటికి రావాలంటే ఏమైనా చిన్న, చిన్న మార్గాలు గాని, ఏమైనా ఉపాయాలు గాని చెప్తారా?
ఆ! ఆ! అవునండి, అవునండి. ఇలాంటివి నాకు జరిగింది నేను చెప్తాను చూడుండి. నేనేమో సైన్యంలో చే చేరాలి అనుకుని. దానికోసం ప్రయత్నం చేశా. చేస్తే
హుహు. ఓహ్! ఇది ఎప్పుడండి కాలేజిలో ఉన్నప్పుడా?
క ఆ! కాలేజీ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషనయిపోయిన తర్వాత. ఆహ్, అప్పుడు ప్రయత్నం చేసి, దానికోసం ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం పొద్దున్నే పరిగెత్తడం, తర్వాత ఇంకా అన్నీ దానికి ఏమి అవసరమో అన్నీ చె
అయిపోయింది తరవాత. ఆహా! ఆహా! హ్మ్. ఇంకా అసలు మామూలు వ్యవహారం కాదది. ఇది ఇటు రిటెన్ ఎగ్జామ్స్ అటు ఫిజికల్ ఫిట్‌నెస్సూ అబ్బో! ఆ!
ఆ! ఆ! అంటే రిటర్న్ ఎగ్జామ్ కొంచెం ఈజీగా ఉంటుందండి. మిగతా ఆహ్
ఓకే. ఓకే. బట్ కానీ ప్రిపేరరైయితే అవ్వాలి కదండీ! అవ్వాలి. ఆ! ఆ!
ప్రిపేరైయితే అవ్వాల్సిందే. <giggles> దానికి కూడా ఏ ప్రశ్న అడుగుతాడో తెలిదు. కానీ, ఈ ఎక్కువగా వీళ్ళని దృష్టి పెట్టేది ఏంటంటే, ఈ ఫిజికల్ ఫిట్‌నెస్ మీదే పెడతారు. న సో, న్ నేను అప్పుడు నాకు అదే ఒకా హ్మ్, ఆశ ఉండేదనమాట. సైన్యంలో చేరాలని, ఆ ప్రొఫెషన్ బాగుంటుందననుకునేవాడిని. ఆ రకంగా ప్రయత్నం చేసినప్పుడు, విపరీతంగా పొద్దున్నే 4 గంట 4 గంటలకి 4.30కి లేచి గ్రౌండ్‌కి వేళ్ళిపోయేవాళ్ళం. మా ఇంటి దగ్గర పెద్ద ఫుట్‌ బాల్ గ్రౌండుండేది. ఆగ్ ఆ గ్రౌండ్‌లో పరిగెట్టాలి. టైం పెట్టుకొని టైమర్ పెట్టుకొని దాని ప్రకారంగా ఆహ్, రీచ్చవ్వటానికలా, విపరీతమైనటువంటి సాధన చేసి, ఆ సెలక్షన్ ట్రైల్స్‌కి వెళ్ళేటప్పుడు అక్కడ హ్మ్, ఆహ్, ఎప్పుడు డిస్‌క్యాలిఫై ఒచ్చేస్తున్నాం అనమాట. అక్కడ పరిగెత్తే
ఫిట్‌నెస్‌కు హ్మ్. హ్మ్. హుహు. హుహు. హ్మ్. హుహు. హుహు. అవునండి. హుహు.
అది
ఈ ఏంటి తేడా ఏం గమనించారు మరి అక్కడ, ఇక్కడ?
ఇక్కడేమో తెల్లవారుజామున పరిగెడుతున్నాం కదండీ. చల్లగా ఉంటుంది కొంచెం. అక్కడ, అక్కడ వాడు మమ్మల్నందరిని ఒక దగ్గర కూర్చోబెడతాడు అదే 6 గంటలకి రిపోర్ట్ చేయమంటాడు. 6 గంటలకి రిపోర్ట్ చేసిన తర్వాత, ఒక 1000 మందిని ఒక దగ్గర కూర్చోబెట్టి, వాళ్ళందరికీ ఆహ్, చెస్ట్ మీద లెఫ్ట్ సైడ్ నెంబరెస్తాడనమాట. ఈడు 100, 101 అలా నెంబర్లందరికి వేసుకుంటూ పోయి, ఆ తర్వాత ఇయన్నీ స్టార్ట్ చేసాడు, ఎనిమిదవుతుంది. ఈ ఎనిమిదయ్యే టైంకి మనకి మొత్తం నీరసం వస్తుంది. ఎం ఎండ కాస్తుంది నీరసం వచ్చేస్తుంది. ఇగ అప్పుడు పరిగెత్తమంటాడు దాని ద్వారా అదే కారణం అని అనుకుంటున్నానండి. ఇంకా
ఓకె. ఆహా! హుహు. హ్మ్. హ్మ్. ఎండ కాస్తుంది. ఆ! అంతే, అంతే. మీరు చెప్పింది చాలా లాజికల్‌గా ఉందండి. అంతే. నిజమే. ఆ!
ఆ! హ్మ్. ఇ మరి ఏ కారణమో ఏమో తెలీదు. ఒకసారేమో షూలో రాళ్లెళ్ళిపోయినాయి. ఒకసారేమో ఆయాసం వచ్చింది. ఒకసారి ఒక రకంగా అయ్యాయి ఏదో ఇబ్బంది, ఇంకోసారి ఇంకో ఇబ్బంది.
హ్మ్. అయ్యయ్యో! హ్మ్. ఓహ్! మీరు చ మంచి మల్టిపుల్ టైమ్సు మ ప్రయత్నించారు. ట్రై జేశారు.
ఆ! ఒక. హ్మ్. ఒక 10 సార్లెళ్ళుంటానేమో బహుశా. ఆ!
అయ్యయ్యో! అయితే మీ సంకల్పం ఎంత గట్టిగా ఉందో చూడండి. ఆ!
<chuckles> నెలకి నెలకొకసారి. ఆవ్ అలా వా నోటిఫికేషనొచ్చేది వచ్చినప్పుడు ఆహ్, హ్మ్. ఒకసారి ఆర్మీ ఒకసారి సీఆర్‌పీఎఫ్ హ్మ్. దేనికి పడి ఒకసారి బీఎఫ్ బీఎస్ఎఫ్ అని అలా దేనికి పడితే దానికి వెళ్తుండేవాళ్ళం సెలక్షన్ పేరు చెప్పి.
ఓకె. అంటే, అంటే దీని వెనకాల మూల కారణం ఏంటండి? మీరు దేశానికి ఏదైనా చేద్దాం అనే ఒక ఆశనా? లేదా ఈ ఎళ్తే సెటిలవుతాము, లేకపోతే మంచి భవిష్యత్తుంటుందనా ఏంటి? ఏ మీకు లేదా ఇంట్లో ఎవరినైనా చూసి ఎవరినైనా చూసి ప్రేరణ పొందారా?
ఆ! హ్మ్. మా నాన్న గారు ఆర్మీలో సెలెక్టయ్యారు. అయిన తరవాత అప్పడికే ఆయనకి మ్యారేజయిపోవడంతోటీ హ్మ్, ఆహ్, ఒద్దని మా తాత గారూ హ్మ్, ఇటువైపు, అటువైపు ఒద్దనడం వల్ల, ఆయనా యెళ్ళలేదనమాట. యెళ్ళకపోయినా చిన్నప్పుడు నుంచి అవి చెప్తూ ఉండేవారు నాకిలా, నేనిలా సెలెక్టయ్యాను ఎ ఎన్‌సీసీలో ఇలా చేశాను, అలా చేశాను, అవీ, ఇవీ అని చెప్తూండడం కొంచుం ప్రభావం చూపించింది.
ఓకే. ఆ! ఆ! ఆహా! ఆహా! హ్మ్. ఆ కల మీరు తీరుద్దావనుకున్నారు పాపం. ఓకే.
ఆ! ఆహ్, ఆహ్, ఆ తర్వాత చూట్ చూసిన సినిమాలు, మావు మయ్యొక చిన్న ఊరులో ఉండేవాళ్ళం. ఆహ్, సి సినిమా హాల్‌లో ఇది రాసుండేదనమాట, ఆర్మీ పిలుస్తుంది రా, కదిలురా అనంటే, సరే <giggles> వెళ్ళిపోదావనుకున్నా.
ఆహా! హుహు. <laughs> అబ్బా!
ఇలాంటివీ చెయటం ఒక కారణం. అయితే ఇగా దేశానికి సేవ చెయ్యాలనే ఉద్దేశమే, సైనికుడయ్యీ చెయ్యాలనేదే, మిగతాదేం కాదు.
హ్మ్. హ్మ్. అది అసలు అత్యుత్తమమైన జీవితం గదండి. అవును. హ్మ్.
ఆ! అయితే, అలా ఉండేది. ఇయ్యేయి ఈ 10 సార్లు పోయినటప్పుడికీ హ్మ్, నే విఫలం. విఫలవయిపోయిన తర్వాత చాలా అంటే, ఇక నేనెందుకు పనికి రాను. నాకు ఇదొక్కటే అనుకున్నాను, అదవ్వటం లేదు. ఎందుకూ పనికి రానని ఎంత నిరుత్సాహవంటే అంత నిరుత్సాహం. అసలూ ఎవరి మాట వినటం లేదు, నాకూ చ ఏదో చెప్పటం లేదు, ఏ ఒక భగ్న ప్రేమికుడెలా కూర్చుంటాడో అలా ఓ పక్కకెక్కడికో యెళ్లి కూర్చుండిపోయేవాడిని. <laughs> ఆ! ఇంక భగ్న ప్రేమికుడయితే ఆడికి కవిత్వవొస్తదట, ఏదో రాస్తాడట. నాకది గూడా రాదు. <laughs> వ
అయ్యో! హ్మ్. హ్మ్. హ్మ్. <giggles> ఎవలితో మాట్లాడకుండా పాపం. ఆ! హ్మ్. <laughs> అది గూడా రాదు. <giggles> ఇంక వాడు మందు తాగటమో, కుక్కపిల్లనేసుకోటమో చేస్తారు, మీరదీ జెయరు. <laughs> హ్మ్.
అది కూడా చేయ్ సో, నేనూ ఈ ఏమి చెయకుండా అలా కూర్చుంటే, ఆఖరికీ హ్మ్. మా పేరెంట్స్, కొంతమందీ దగ్గర నాకు హ్మ్, చిన్ననాటీ స్నేహితులు, వీళ్ళంతా కూర్చుని, "ఇదేంట్రా ఇదీ, ఇదసలు కరక్ట్ కాదు. నువ్వూ చెయవలసింది, ఈ ఒక్కదాంతో సరే ఇంకో 10 సెలక్షన్స్‌కెళ్ళావు, నీకింకా ఏజుంది, ఇంకో 3, 4 ఏళ్ళు వెళ్లచ్చు. ఇంకో 10 సెలక్షన్స్‌కెళ్తే ఎక్కడో దగ్గర సెలెక్టయిపోతావు. ఆహ్, హిట్లరనేటువంటి వాడు 32 సార్లూ డిస్‌క్వాలిఫై అయిన తర్వాత ఎప్పుడో సెలెక్టయ్యాడు." అది, ఇది అని ఏవేవో కథలు జెప్తుండేవారు. హ్మ్. ఆ! సరే, ఆ టైంలో ఏవన్నారంటే, హ్మ్, ఇగ నువ్వు దీనికి భయపడకూడదు, ఇలా వెళ్ళాలని సలహాలు జెప్తుంటే, అది. నేనప్పుడే అనుకున్నామాట, ఇదీ ఇలా నేను సెలెక్టవ్వట్లేదని భయపడుతూ కూర్చుంటే నేను సెలెక్ట్ కాను. అయితే, ఎలాగొలా సెలెక్టవ్వాలనుకున్నప్పుడు ఇంకో దారి ఎంచుకోడం జరిగింది. అలా కాంపిటిటివ్ ఎగ్జామ్స్ రాస్తే, సరే మనకింకో దారి దొరుకుతుంది గదా! అది గూడా ప్రయత్నం చేద్దామని ఆహ్, రాసీ అటు ఇలా బ్యాంకూ టెస్టులు రాయటం, క్వాలిఫై అవ్వడం
హ్మ్. హుహు. ఓకే. హ్మ్. హుహు. హుహు. హుహు.
అంటే, ఈ విఫలాన్ని ఒక పాఠంగానే తీసుకున్నానండి. ఇప్పుడు
ఈ ఈ బ్యాంకింగు ప్రభుత్వరంగ బ్యాంకింగేనా అండి?
ఆ! ప్రభుత్వ రంగ బ్యాంకింగే.
ఆ! అయితే ఇది కూడా దేశ సేవే గదండీ! ఒక రకంగా.
అన్ ఆ! దేశ
<chuckles> సో, మొత్తానికి దేశానికి, పౌరులకి మీరు ఏదో రకంగైయితే సాయం జేశారు, స సేవ జేశారు ఇగ. ఆవ్ పరోక్షంగానైతేనేంటి, ప్రత్యక్షంగా సో ఓకే, మీరు ఆర్మీలో విఫలమైన దాన్ని మీరు ఇంకో వైపు తిప్పుకున్నారు. ఆ ఎనర్జీని, ఆ శక్తిని.
ఆ! అవునండి. అవునండి. అన్ అంటే, విఫలం అప్పుడు పాఠం అంటే ఎలా నేర్చుకున్నానంటే, ఆ దానికి భయపడకూడదు అనేది నేను నేర్చుకున్న పాఠంగా చెప్పుకోవచ్చండి. హ్మ్.
హుహు. హ్మ్. హ్మ్. నిజమే అండి. అవును. ఆహ్, అయితే ఇప్పుడు అలాంటప్పుడు మీకు మిత్రులు ఎంతగానో సహాయం చేశారు, ఆహ్, మాటలతో ఆహ్, ఇదన్నారు కదా! అది ఎంతవరకు ఉపయోగపడుతుందండి? అంటే మామూలుగా మిగతా వాళ్ళ గ గురించి మాట్లాడితే ఆహ్, పక్కనుండి ప్రోత్సహించడం, కుటుంబ సభ్యుల ధైర్యం చెప్పటం ఆహ్
ఆ! అవ్ అవునండి. ఈ అంటే మనం ఎవరు ఎవరో వేరే వాళ్ళెవరు చెప్తే మనకి నచ్చదండి వాళ్ళ మాట. వీళ్ళు చెప్పిందేమో బాగా వ ప్రభావం చూపిస్తుందనమాట. ఆహ్, ఒకసారి మనం ఆయ్ ఆలోచించాలంటే మన దగ్గర బాగా క్లోజ్ ఫ్రెండ్ గాని, ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ గాని, ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే, దాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. వేరే ఎవరైనా చెప్తే అది మంచా, చెడ్డా అన్నది పక్కన పెడితే దాన్ని మనం ఆలోచించం. ఏయి! నా మూడ్ బాగోలేదు, ఇప్పుడే నువ్వొచ్చి నాకు సలహాలు జెప్తావేంటి, అనే అ అనేస్తూ ఉంటాం కూడాను
హ్మ్. హుహు. హ్మ్. <chuckles> హ్మ్. హ్మ్. అవును. అవును. నావు ఒ ఒక్కోసారి చాలా మందేంటంటే, ఇంక నా రాత ఇంతే, నా కర్మ ఇంతే అనుకోని, వాళ్ళు ప్రయత్నాలు ఆపేసి ఇంక పూర్తిగా వదిలేస్తుంటారు. ఆహ్, ఇది ఎంతవరకు సమర్ధిస్తారు, లేదా వ్యతిరేకిస్తారు?
అవును. అవునండి. అవును. నేను కూడా అలా చేశానండి. కొద్ది రోజులు ఒక హ్మ్. ఒక నెల రోజులు అంటే, పది సార్లు వరకు సెలక్షన్స్‌కి వెళ్ళాను. నె నెల, నెల వెళ్తూ ఉండేవాడిని. ఆ తర్వాత నేను కూడా అలాగే చేశాను. ఇక అంటే నాకు, నేను పనికి రాను నేను దేనికిను, అసలు దీనికని కాదు. నేను ఎక్కడ పని చేయడానికి గానీ, అసలు దేనికి పనికిరానటువంటి మనిషిని అనేటువంటి భావం ఒచ్చేసింది నాకు. వె కొద్ది కొద్ది రోజులు ఉమ్ బాగా నిరుత్సాహం, నిస్పృహ, నిరాశ, ఇలాంటివి ఏవేవో ఉంటాయి కదా! అవన్నీ ఒక్కసారే మన మీద దాడి చేసేయా అన్నంత దీనిగా ఆహ్, ఉండిపోయేవాడు. అవి ఆహ్, ఉండిపోయిన తర్వాత నేను నేర్చుకున్నదేంటంటే, ముందు దీనికి ఎందుకు మనం అంటే, మన ప్రయత్నంలో ఎక్కడ తోడా తేడా ఉందో ఏమో మనం చూసుకోవట్లేదు, మనల్ని మనం అనలైజ్ చేసుకోవట్లేదు, ఊరికే భయపడిపోతున్నాను నేను ఎందుకు పనికి రాను అని. అని అననుకున్నాను అనుకున్న తర్వాత ఓ మా ఇప్పుడు మీకు చెప్పాను కదా ఈ హ్మ్, చు ఫ్రెండ్స్, పేరెంట్స్ కొంచం మోటివేట్ చేసి కొంచెం, "ఆ! సరే నువ్వు ముందు ఆలోచించి ఎక్కడ తప్పు జరిగిందో" అని ఒకళ్ళు చెప్పడం. ఒకొల్ రకరకాలుగా అందరూ మనం ఎవరి మాటైతే వింటాం, వాళ్ళంతా ఒక్కొక్క సలహా ఇవ్వడం, అన్ని రకాలుగా ఆలోచించడం తోటి ఆహ్, నేను అనుకున్నదేంటంటే భయపడ్డం ఆహ్, దా ద్వారా వెనకడుగు వేసేసామనమాట ముందు. కాబట్టి, ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో గనుక ఉంటే, నేనెందుకు పనికిరాను అనుకునే వాళ్ళుంటే, అసలు ముందు భయపడకుండా ఎందుకు పనికిరాను అనకుండా, సరే అలాగే అనుకుందాం. ఏం జరిగింది దానికి భయపడకుండా, ముందు మనల్ని మనం అనలైజ్ చేసుకొని, ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుంటే, దాంట్లో నుంచి బయటికొచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటూ ఉంటానండి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. అవును. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. చాలా సరిగ్గా చెప్పారు. ఆహ్, ఇంకొంతమందేంటంటేండి టైము నా టైం బాలేదు. మంచి టైం కోసం వెయిట్ చేద్దాం. ఆహ్, అనే దాంతో ఉంటారు. దీని వల్ల ఆహ్, ప్రయత్నాలు కూడా కొన్ని సార్లు పక్కన పెడతారు. <smacks lips> మనకి కూడా టైం ఒస్తుంది ఇప్పుడు, అప్పటిదాకా వైట్ చేద్దాం అని. ఆహ్, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? టైము, టైమింగ్ అనేది నమ్ముతారా మీరు?
ఆ! అలా. ఇది అంటే తప్పండి. టైము ఎప్పుడైనా సరే హ్మ్. ఉమ్ ఆహ్, అది ఆ అదృష్టం అనేటువంటిదే కలిసి రావాలండి. హ్మ్. ఒక సారి 'నాగేశ్వరరావుగారు' చెప్పారు, మీరు కూడా వినే ఉంటారు. ఆయన నటుడెలా అయ్యారు అనంటే, ఆహ్, హ్మ్. ఓ ఆయన రైల్వే స్టేషనులో, "ఆయన కనుక పేపర్ చదువుకుంటూనో, నన్ను చూడకపోతే నేను నటుడు అయ్యేవాడిని కాదు, నాకు అదృష్టం కలిసొచ్చిందని చెప్" అక్కడ ఆయనకేం టైం గురించి ఆయన ఎక్కడా ఆలోచించలేదు. ఆయి ఆ టైం అలా కలిసొచ్చిందనే అనుకోవాలి. దానికి అదృష్టమే ఉండబట్టే అలా కలిసొచ్చింది కదా!
హ్మ్. హుహు. రైల్వే స్టేషన్. అవునవును. ఆ! <chuckles> అవునండి. ఆ! ఆ! అవును. అవును. అవును.
ఇ ఇవాళ తిధి బాగాలేదని, ఇవాళ వారం బాగాలేదని, లాకపోతే ఇంకో 6 నెలల తర్వాత నాకు మంచి రోజులొస్తాయి. ఎప్పుడో నేను రా రాజు అవుతాను అని అనోకోనికన్ ఎప్పటికి, ఏమి కాలేమనే అనుకుంటానండి. మ మన ప్రయత్నం ముందే చెయ్యాలి మనం ఎట్టిపరిస్థితి.
హ్మ్. <giggles> నిజమే. ప్రయత్నం అయితే ఆపకుండా చేయాలి, ఆహ్, అలాగే మనకి మనం చేసిన ప్రయత్నంలో ఎలాంటి లోపాలున్నాయి, లోటుపాట్లున్నాయి తెలుసుకొని, వాటిని అధిగమించాలి. ముందు అన్నిటికంటే ఆహ్, ధైర్యంగా ఉండాలని మీరు సొంత అనుభవం తోటి, ఉదాహరణలతోటి చెప్పారు. చాలా సంతోషమండి. మీతో మాట్లాడినందుకు ఆనందంగా ఉంది. ఆహ్, అలాగే ప్రేరేపణ, ప్రేరణగా కూడా ఉంది. ధన్యవాదాలండి.
ఆపకుండా చెయ్యాలి. అవును. అవును. ధన్యవాదాలండి.